అయితే మన జీవితంలో అ అనుకోకుండా కొన్ని కొన్ని సార్లు రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఒచ్చిద్దండది. ఆహ్, ఎంత ఆ రిస్క్ ఎప్పుడు తీసుకుంటాం అంటే ఇంకా లాస్ట్‌కి ఇంకా మనకు ఇంకో దారి లేదు అన్నప్పుడే రిస్క్ తీసుకుంటాం కదా! అలాగా మీరు రిస్క్ తీసుకున్న సందర్భాలేమన్నున్నాయా? అలాగా ఆ రిస్క్ తీసుకున్నప్పుడు మీరనుకో మీరు అది ఆ ఫలితాన్ని ఇలా ఒస్తది అనుకోని ఎక్స్‌పెక్ట్ చేయకుండా అనుకోని ఫలితం ఏమన్నా వస్తే దా ఆహ్, రిస్క్ ద్వారా అది కొంచెం ఏమైనా వివరించండి నాకు?
అవును. ఖచ్చితంగా అండి. ఆ! ఓహ్! నాకు జీవితంలో ఇలాంటివి ఒక 2 ఇన్సిడెంట్స్ అయితే ఉన్నాయండి? ఆ! ఖచ్చితంగా. ఎందుకు అంటే, మనం కొన్నిసార్లు, చిన్న చిన్న అంటే చిన్నవో, పెద్దవో రిస్క్ అయితే తీసుకుంటాం. కానీ, అవి మనకి మంచిగా ఫలితం గాని ఒచ్చిందనుకోండి. మనకన్నా ఆనందంగా ఉండే వ్యక్తులు ప్రపంచంలో ఎక్కడ ఉండరు. ఆ!
అవునా! ఓకే. ఓకే. ఎవ్వరుండరు. ఎందుకంటే, రిస్క్ తీసుకుంది మనం కాబట్టి, ఆ వచ్చే ఫీల్‌ని కూడా మనమే ఎక్కువ ఫీల్ ఆయి ఎంజాయ్ చేస్తాం దాన్ని.
ఎంజాయ్ చేస్తాం. ఆ! అదేగాని మనకెప్పుడైనా, ఆ రిస్క్ అనేది మనకి రివర్స్ కొడితేనే మనం బాధపడాలి. <smacks lips> లేదు అంటే మాత్రం చాలా ఎంజాయ్ చేసేస్తాం. అలా, నాకు కూడా ఒక విషయం బాగా గుర్తుందండి.
అవును. అవును. అవును. నిజంగా అది మంచి పాయింట్ జెప్పారు. నేనొకటి చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, ఆహ్, మనం మామూలుగా సాధారణంగా ఏదో ఒక పని జేసి, ఒకటి లేకపోతే ముందుగానే ప్ ప్లాన్‌గా ఆహ్, ప్రిపేర్ అయ్యి దాని నుంచి ఒక ఫలితం ఒస్తే అదొ కిక్ అండి. ఇట్లా రిస్క్ చేసుకు రిస్క్ చేసి దాని నుంచి మన ఫలితం ఇలా ఉండిద్దని ఎక్స్‌పెక్ట్ చేయకుండా, కానీ మనకు అనుకున్నదేదో జరిగితే ఒక పెద్ద ఫలితంగానొస్తే ఆ కిక్ ఎలా ఉండిద్దంటే జీవితకాలం గుర్తుండిపోయిద్ది.
చెప్పండి. అవును. అవునండి. నిజంగా. ఆహ్, ఒకసారి మీకు ఒక చిన్న సంఘటన చెప్తానండి. <clears throat> ఏమైందంటే, ఒకసారి మేము, కా అంటే కాలేజీలోని కొంచం అందరం నేను ఎక్కువగా బా అందరితో సరదాగా ఉండే వ్యక్తినండి. <smacks lips> అంటే కోపం విషయం పక్కన పెడితే, ఎక్కువగా అందరితో సరదాగా ఉంటాను. వాళ్ళ్ ఆ! ఖచ్చితంగానండి. ఏంటంటే నాతో ఎవరైనా ఒక్కసారి గాని ఫ్రెండ్ అనుకుంటే, నేను వాడిని కోసం ఎక్కడ వరకైనా వెళ్ళిపోయే మనిషినండి నేనైతే మాత్రం.
ఆ! చెప్పండి. ఓకే. ఓకే. కలివిడిగా ఉండే వ్యక్తి. ఓకే. ఓకే.
ఒకసారి ఇలానేనండి, ఎక్కువగా మేము కాలేజు ఎగ్గొట్ అంటే మానేయడానికి ఆటిలకి కూడా కొన్నిసార్లు బంక్ చేయడానికి ఎక్కువ ఇష్టపడేవాళ్ళంమాట. ఆ! అయితే ఒకసారి ఇలాగేనండి.
ఓకే. ఫ్రెండ్స్‌తో సరదా గడిపేయాలని జెప్పేసి.
ఆ! ఎక్కువ బంక్ కొడతాను. ఒకసారేమైందంటే ఇలానే, ఆహ్, ఫ్రెండ్స్ అందరం ఇలాగ మాకు బస్సొచ్చింది. అంటే, నార్మల్ బస్సండి. ఆర్టీసీ బస్సొచ్చింది. ఆ! మేమందరం బస్సెక్కేస్తన్నాం. ఎక్కేసి
ఓకే. ఆర్టీసీ బస్సు. ఓకే. కాలేజికెళ్ళడానికా?
కాలేజికెళ్ళడానికండి. అందరం కాలేజికి ఎళ్దాం అని ప్లానేసి వరసగా అందరం సీటుల్లో కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఎవరో ఒకళ్ళకి చిన్న పురుగు కదులుతుంది గదండీ! అరే, ఈ రోజు కొంచెం రిస్కుందిరా. ఆ! <chuckles> అంతేనండి. అదే అరే కొంచెం కాలేజిలో రిస్క్‌రా సారిలా అంటారు. ఒక సారొస్తాడు మనకి మ్యాథ్ సారు, ప్రాబ్లమవుద్ది అది ఇది అన్నాడు. మేమేటి చేశాం అంటే ఇంకా
ఓకే. ఓకే. ఓకే. అవును. ఏంటివాళ కాలేజికెళ్ళొద్దా? బంకొడదామా అంటారా? <giggles> ఆ! ఓకే. ఏ ఇయర్‌లో ఇది? ఫస్ట్ ఇయరా? సెకండ్ ఇయరా? థర్డ్ ఇయరా? సెకండ్ ఇయర్‌లోనా. ఓకే.
సెకండ్ ఇయరండి. సెకండ్ ఇయరు. ఆ! ఏమైందంటే ఇలా అనగానే మైండ్ ఆటోమేటిక్‌గా మారుతది కదండీ! అవునులే. <laughs>
అసలు ముందు ఎవడైనా అనడమే ఆలస్యం మనకేంటంటే ఒక మనకే లోపల ఉండిద్ది ఇవాళ కాలేజికెళ్ళగూడదని. కానీ ముందు ఎవడో స్టార్ట్ జేసినప్పుడేంటంటే తర్వాత ఆడి మీద తోసేయొచ్చు కదా! రేయ్ వీడు ఏడి వీడేరా బంకొడదామని, అందుకే నాకు అనిపించిందని జెప్పేసి ఒక సాకనమాట అదంతే. అందరికుండిద్ది లోపల.
ఆ! ఖచ్చితంగా. ఏంటంటే అలా ఎవరంటారని ఎదురు చూస్తాం. కొన్నిసార్లు అనగానే వెంటనే అంటే, ఎంత ఎళ్ళాలనిపించినా కూడా మైండ్ మారిపోద్ది. అయితే, మేమక్కడ ఒక ఎనిమిది మంది ఉన్నామండి. అందరం కలిసి ఇలా మానేద్దాం అనుకున్నాం. అయితే, ఒకడు నా ఫ్రెండున్నాడు.
అవును. అవును. అవును. అవును. అవును. ఓకే. అందరొకే క్లాసా?
ఆ! ఒకే క్లాసండి. సేమ్ క్లాస్ అందరమేనీ. అయితే ఒ ఒకడేమన్నాడంటే, "అరే! లేదురా ఈరోజు క్లాస్‌కెళ్ళిపోదాం" అది ఇదన్నాడు. అయితే ఇప్పుడు ఏడుగురు ఓట్లు ఒక సైడెళ్తున్నాయి, ఒక్క ఓటే ఒటెళ్తున్నప్పటికి ఏటవుద్దండి? మా ఏడుగురమే కద అవుతయి. నేనప్
ఓకే. ఓకే, ఓకే. ఓకే. ఏడుగురే అక్కడ, అక్కడ మామూలుగా ముగ్గురు గెలిచినా కూడా లాస్ట్‌కి ఆహ్, నా ఇంకా మిగతా నాలుగు ఈయ ఐదుగురోడొచ్చేస్తారు బంకంటే.
అవును. అవును. <giggles> అయితే ఇలానే చేసామండి. ఏంటంటే, లేదులే ఎరా! ఉండిపోదాం అది అంటే చాలా వరకు వాడిని ట్రై చేశాం. బట్ అవ్వలేదు. ఏమైందంటే, మేము 2 బస్సులు మారాలండి. ఒక దగ్గర నుంచి ఒక వరకు ఒక బస్సు, అక్కడి నుండి ఇంకో బస్సు మాట. అయితే ఏమందంటే, మొదటి బస్సు మేము వెళ్ళిపోగానే అక్కడ దిగాం. అరే! ఏంట్రా ఇంకెళ్ళిపోదాం ఇంకెందుకు అదిది అంటే "లే లేదు నేను కాలేజికిళ్ళిపోతాను. మీర వెళ్తే వెళ్ళిపోవండి" అన్నాడు. సరే అని చెప్పేసి ఇంక మరి ఎంత వరకు అంత కొంతవరకే కదండీ. మేమందరం వేరా బస్సేక్కేసి. చక్కగా బయటికిెళ్ళిపోయామండి.
ఓకే. ఓకే. ఓకే. ఓకే. అవునవును. ఓకే.
ఎళ్ళిపోయి ఫుల్లు ఎంజాయ్ చేస్తున్నాం. అందరం ఆడుకోవడం, గెంతుకోవడం అన్నీని.
ఓకే.
ఈలోపు నాకు సడెన్‌గా ఒక కాలొచ్చిందండి. <smacks lips> మా ఫ్రెండు ఒక అబ్బాయి కాల్ చేశాడు. కాల్ చెసి, "ఎక్కడరా ఉన్నారు?" అన్నాడు. మేమేటినుకున్నాం, ఒరే కాలేజిలో తెలిసిపోయిందా, దొరికిపోయామనేసి మేం టెన్క్షన్ పడిపోయాం. అరే
ఓకే. ఆ! ఓకే. ఆయన కాలేజిలో ఉన్న వ్యక్తా? మీ ఫోను చేసిన వ్యక్ కాలేజిలో ఉన్నాడా? ఓకే. ఓకే. ఓకే.
ఆ! కాలేజిలో, కాలేజిలో ఉన్న వ్యక్తి. ఆ! కాల్ చేయగానే నేను వెంటనే, ఎటైందిరా! అన్నానంటే, "ఎక్కడన్నారు" అన్నాడు. "హ్మ్, అదేరా ఇలాగ బయటకొచ్చెసాం, ఏమైనా ప్రాబ్లమైందా" అంటె, "లేదురా ఇలా నానిగాడు, క్లాస్‌లోని అల్లాడుంటా" అంటే ఇంకో పర్సనుంటాడు, వాడి ఢిల్లీ అంటాంమాట. "ఆడిని కొట్టేసాడరా వీడు, వాడికి బ్లడ్ అది వచ్చింది చాలా పెద్ద రిస్క్ అయిపోయింది" అన్నాడు.
ఓకే. ఓకే. ఓకే. ఓకే.
ఆకు నాకు బుర్రపాడైపోయింది. ఏటయిందిరా ఏటంటే అప్పుడు జెప్పాడు. తనకి, తినకి ఏదో గొడవ ఒచ్చినప్పుడు క్లాసవుతుందంటండి లైవ్‌లో.
ఓకే.
అవుతుంటే, వీళ్ళిద్దరికి గొడవయినప్పటికి. వీడు వాడిని ఇలా బలంగా ఇలా తోసినప్పటికి వాడి ముక్కు మీద అంటే ఈడు కొంచెం. పర్సనాలటి హెవీగా ఉంటాడండి. ఆ! భారీగా ఉంటాడండి. అంటే బాడీ ఏం కాదు లావు.
భారీగా ఉంటాడా? ఓకే. ఓకే. ఆ! ఓకే.
ఆ! ఈడు ఇలా గుద్దినప్పుడు అంటే తోసినప్పటికి, ఆ చెయ్యి ఎళ్లి వాడి ముక్కు మీద తగిలి ముక్కు దగ్గర చిన్న బోన్ చిన్న క్రాక్‌లా ఒచ్చేసిందండి.
ఓకే. ఓకే. ఆ!
అంతే కదండీ. ముక్కనేది చాలా స్మూత్‌గా ఉంటుంది మనకి. <smacks lips> చాలా డెలికేట్‌గా ఉంటుంది. బాగాన. అయితే వాడికి బ్లడ్ అది ఒచ్చేసిన. ఏండీ, ఇప్పుడు మీరు కరెక్ట్‌గా చెప్పండి. ఎవరైనా అలాంటి సిట్యుయేషన్‌లో సార్లు అరేయ్! దారా వెంటనే హాస్పిటల్‌కెళ్దాం అది ఇది అంటారా? అబ అయిపోయారు. మీ ఇంట్లో చెప్తాను అని చెప్పేసి అక్కడి నుంచి ఎళ్ళిపోతారా?
సెన్సిటివ్ చాలా అది. అవును. ముందు గాయపడిన వ్యక్తిని ఆహ్, ఆయో ఓ ఫస్ట్ ఎయిడ్ జేయటమో! లాకపోతే కొంచెం సీరియసయితే హాస్పిటల్ తీసుకెళ్ళటం జేస్తారు ముందు బుద్దుున్న అయి వాళ్ళైతే. ఖచ్చితంగా!
అద్ అదే కదా! వీళ్ళేం జేశారు, మీకింట్లో జెప్తానుండు అని జెప్పేసి అక్కడి నుంచి ఎళ్ళిపోయారు. ఈడికి భయమేసేస్తుంది. ఏటీచేద్దాం ఏంటని, అప్పుడిళ్ళంతా ఏం చేశారంటే హాస్పిటల్‌కి తీసుకెళ్లారు.
అబ్బా! ఆ! ఓకే.
తనని హాస్పిటలకి తీసుకెళ్ళి వాడికి ట్రీట్మెంట్ అదంతా మొత్తం మాట్లాడినప్పటికి వాడికేమైంది, మొత్తంగా ఒక 6000 దగ్గర ఖర్చవుతుందని చెప్పారట.
ఓహ్! ఓకే. ఇప్పుడు కొట్టింది ఎవరూ ఢిల్లీ కొట్టాడా?
ఆ! కాదు కాదు. నాని కొట్టేశాడు.
నాని కొట్టేసాడు. ఓకే.
ఆ! ఢెల్లీ అన్నోడిని. అంటే ఆ ఆడు కొంచెం అమాయకుడేనండి. ఆ ఢెల్లీ అన్న వ్యక్తి. ఆడి పేరు రాజేష్ యాక్చువలీ కానీ ఢిల్లీ అంటాం అందరం వాని.
ఓకే. ఓకే. ఓకే. ఓకే.
ఆ! అయితే అంటే ఢిల్లీలో ఉండి అక్కడి నుంచి వచ్చాడు మాటాడు. అయితే
ఓకే. ఓకే. ఓకే. అందుకని ఢిల్లీ అంటారు. ఓకే.
ఢెల్లీ అంటాం. అయితే విడిని కొట్టడం ఆరు వేలవుతుంది. వీడి దగ్గర అప్పుడు డబ్బులు లేవుమాట. ఎలాగా ఏంటి అనేసి కంగారు పడితే, క్లాస్‌లో వాళ్ళందరు అండి, ప్రతి ఒక్కళ్ళు చందాల డబ్బులేసుకున్నారండి.
ఓకే. ఓకే.
ప్రతి ఒక్కళ్ళు. వేసుకొని ఆ! ప్రతి ఒక్కళ్ళు వేసుకొని. అలా 6000 స సద్దారండి. సర్ది వెంటనే ట్రీట్మెంట్ చేయించేసారండి. తనకి. ఆ!
ప్రతి ఒక్కళ్ళు. ఓకే. చాలా గొప్ప విషయం అసలు అందరూ ఆహ్, ఐకమత్యంగా ఉండి డబ్బులయితే స సమకూర్చేట్లయితే చేపిచ్చారు. సర్జరీ.
చేపించేేశారు. తనకి అంటే మరీ పెద్ద సర్జరీ ఎం కాదండి. మీరు ఆరు వేలంటేనే అర్థమవ్వాలి. అంటే ఒక మామూలుదే. కానీ, కొంచెం రిస్కవ్వాల్సింది డబ్బులు లేని పొజిషన్‌లో కాబట్టి. అది చాలా అంటే గొప్ప విషయలా అనిపించింది. అయితే
ఓకే. అవును. మామూలదే. అప్పట్లో ఆరు వేలెక్కువే అండి చెప్పాలంటే. మనకెక్కువ. అది సర్జరీలో తక్కువెండి. మనకి ఆరు వేలంటే ఒక్క ఒక్కో వ్యక్తికైతే ఎక్కువే.
అవునండి. అవునండి. నిజంగా. అయితే ఇలా అయినప్పటికీ తినేం చేశాడంటే, ఆ క్లాస్‌లో వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పేశాడంటండి. క్లాస్‌లో వాళ్ళందరికి థ్యాంక్స్ చెప్పి నిజంగా ఈ సమయంలో మీరు గాని చేయకపోతే చాలా ప్రాబ్లమ్ అవుద్ది అదీదని. అయితే ఇదంతా నాకు ఈ ఫోనులో చెప్పాడు. సరేరా నేను రేపు వస్తాను కదా! మాట్లాడతాలే అన్నాను. నెక్స్ట్ రోజు కాల్
ఓకే. ఓకే. ఓకే. ఓకే. అంటే మీకు ఫోనులో ఇదంతా చెప్పారు. ఇట్లా జ గొడవయింది. ఇలా తోసాడంట. ఈ సర్జరీ అయిపోయింది. ఇలా అందరం డబ్బులు వేసుకున్నాం అని చెప్పాడా?
ఆ! మొత్తం. ఆ! అవునండి. ఇది మధ్యాహ్నం లంచ్ టైమ్‌లో ఒంటి గంట, 2 మధ్యలో జరిగిందంట. ఈడు నాకు ఫోన్ చేసింది. 4:30కి కాల్ చేశాడు. మొత్తం ఈ టాపిక్ అంతా చెప్పాడ మాట. ఈ 2:30 గంటల్లో ఏం జరిగిందని.
ఓకే. ఓకే. ఓకే. మధ్యాహ్నం నుంచి, ఈ మధ్యాహ్నం వ్యవదిలో మొత్తం ఇది మొత్తం జరిగిందయిపేయింది.
అవును. వీడయిపోగానే నాకు కాల్ చేశాడు. అరే ముందు చెప్పాల్సింది కదరా! అది ఇది అన్నాను. "పర్లేదులేరా ఇప్పుడు అంతా బాగానే ఉంది. రేపు మీరు వచ్చేస్తారు కదా! మాట్లాడడి" అంటే సరే అని చెప్పి. ఈ నానినేేనండి, మేవప్పటికి వచ్చేరా వెళ్ళిపోదాం, వెళ్ళిపోదాం అని అడిగామండి. ఈడెళ్ళిపోాయాడు కదా! ఆడే మాట ఈడు.
ఓకే. హుహు. ఓకే. ఆ! <giggles> ఆ రోజు మీతో పాటొచ్చుంటే అసలు ఇదంత ఏం జరిగేది కాదుగా అసలు.
అదే కదా! ఏండి మేము వందసార్లు గుర్తుచేస్కున్నాం. ఇదే టాపిక్. అయితే నెక్స్ట్ రోజు కాలేజికెళ్ళాం. వెళ్ళినప్పుడు కాడొచ్చూసి "అరే! సారీరా నిజంగా నేను మీతో వచ్చుంటే బావుండురా" అంటే ఓరేయ్ అంతమంది అడిగినప్పుడైనా వాగిపోవాలిరా. <smacks lips> ఏదో మేం చెడగొట్టేస్తున్నాంని కాదు. రోజు వెళ్తాం మనం బానే చదువుతాం కదా! ఏదో ఒక్క రోజుకి ఏముంద అంటే, "ఆ! అదేరా." అది ఇది అనేసన్నాడు. అయిపోయింది.
ఆ! ఆ! ఓకే. ఓకే.
తర్వాతేమైందంటే, ఆహ్, ఒక ఇదంతా ఒక వారం రోజులలాగున్నాక తనకి వచ్చేసాడు మళ్ళీ కాలేజికి ఆ వీక్‌కి.
ఆ! ఢిల్లీ.
వచ్చేసి ఆ! ఢిల్లీ అన్న అబ్బాయి వచ్చేసాడు. బాగానే వెళ్తుంది స్టోరీ. అయితే ఒకసారి ఎవరో అన్నారంటా వీడిని నానిగాని. ఏదో చిన్న టాపిక్‌లో గొడవొచ్చినప్పుడు "ఎరా! నేను గాని మేము ఆరో డబ్బులు ఇవ్వకపోతే నీ పరిస్థితేంటి" అని అడిగారన
ఓకే. ఓకే. ఓకే. క్లాస్‌లో వాళ్ళందరూ. డబ్బులేసిచ్చిన వాళ్ళా?
క్లాస్‌లో వాళ్ళు. ఆహ్, ఇచ్చిన వళ్ళు. సరే అని చెప్పేసి ఈడు, "ఆ! అరే ఎందుకురా దానికి దీనికి సంబంధం పెడతారు? అంటే, అంతేరా, మరి ఆ రోజు ఏడుసుకొని ఎలారా తిరిగావ్" అది ఇది అన్నారట. ఈడొక 2, 3 సార్లు ఈ టాపిక్లు అయ్యాయంట నాకీ టాపిక్ ఏం చెప్పలేదండి. అయితే ఒకరోజు నేను భోజనం చేస్తున్నా అందరమి. భోజనం చేస్తున్నప్పటికి వచ్చాడు. ఒకళ్ళు భోజనం జేస్తుంటే వాడొచ్చాడు. వాడికి వీడికి చిన్న గొడవలా అయింది. ఎవరు మెయినెవరైతే సర్దారో వాడికి వీడికి. చిన్ ఆ! చిన్న గొడవలాగా పర్సనల్‌గా అంటే, ఇప్పుడు కాలేజీలో ప్రాజెక్ట్ కోసం చిన్న గొడవలాగొచ్చి. "ఆ! నీకెంత పొగర్రా ప్రాజెక్ట్ కోసం మాకు సపోర్ట్ చెయ్యవుగానీ ఆరో మాత్రం మేమందరం మీకు సపోర్ట్ చేయాలి, డబ్బులవి ఇచ్చెశం కదా!" అన్నాడండి.
ఓకే. ఓహ్! ఓకే. ఆ! ఓకే. అవునవును. అవును. ఓకే. ఈ విషయంలో అయితే మేము సపోర్ట్ చేసాము. ప్రాజెక్టు వచ్చేటప్పటికి మాత్రం నువ్వు సైడయిపోతున్నావు అని చెప్పేసి గొడవయింది. స్టార్టయింది.
స్టార్టయింది. ఇప్పుడు అంతే కదండీ. ఎవరి ప్రాజెక్ట్ ఆళ్ళకి ఇంపార్టెంటు. ఈళ్ళకి ఇప్పుడు సాయం చే ఈళ్ళేదో డబ్బులు ఇచ్చారని ఇప్పుడీళ్ళు సాయం చేసామంటే ఎలా అండి? అంతేనండి. ఈడు ఆడు ఆహ్, ఒక ఫుడ్టు తింటున్నాం కదండీ ఆ తినెసా ప్లే ఆహ్, బౌల్లాంటిది నలకేసి కొట్టి అన్నాడామాట. అంతేనండి. నాకెక్కడ లేని కోపమొచ్చి లెగిసాను. ఎంతరా ఇచ్చావ్వు అనడిగాను. అంటే, "ఆ! 6000 ఇచ్చాం క్లాస్‌లో అందరం సద్దాం." <smacks lips> యాక్చువలీ నేనా టైంలో ఆ డబ్బులనేవి నాకు చాలా రిస్కండి అవిగన్ననిస్తే. ఎందుకుంటే, అది మా ఇంట్లో వాళ్ళు నన్ను దాచమని ఇచ్చిన డబ్బులండి అవి.
అవునవును. అదే గదా! ఓకే. ఓకే. ఆ! ఓకే. ఓకే. మీ దగ్గర ఉంచారు మీ ఇంట్లో వాళ్ళు.
ఉంచాను. ఆ! ఇంట్లో వాళ్ళుంచారు. ఏంటంటే వాళ్ళకి ఏంటంటే రోజువారీ ఇప్పుడు లిమిటుంటుంది కదండీ 1,00,000 రూపాయిలే డబ్బులవుతే, అలా వాళ్ళు ఖర్చుపెట్టేశారు. వీళ్ళేం చేశారంటే ఈ డబ్బులు నీ దగ్గర ఉంచు మేమడిగినప్పుడు మాకు పంపు అనేసన్నారమాట.
అవును. అవునవునవును. ఓకే.
సరే అని చెప్పేసి నేనవుంచాను. ఏమైంది? ఈడెప్పుడైతే మాటన్నడొ "ఎంతరా ఇచ్చావు" అది ఇదంటే, ఆ! ఇలాగ 6000 ఇచ్చాం. నేన ఒక్క క్షణం ఆలోచించలేదు. 6000 అడికిచ్చేసానండి.
ఓకే. ఓకే.
హ్మ్. ఇంక రిస్కంటే రిస్కయితే అయిందని చెప్పి రిస్క్ చేసేసాను. ఇచ్చేసి
అది రిస్కే నిజంగా. ఎందుకంటే ఒకేళ మీరు ఇంట్లో వాళ్ళు అడిగితే వెంటనే ఆ డబ్బు నుంచి ఎక్కడి నుంచి తీసుకొస్తారు?
అదే కదండీ. అందలోను మేము కాలేజీ చదువుతున్న టైం అది.
ఆ! అదే గదా! మీరు జాబోటి చే చేసుకుంటున్నారంటే వేరే ఫ్రెండ్‌ని అడుగో ఆహ్, నా సాలరీ వచ్చిదిరా ఒ రంగానే వెంటనే ఇచ్చేస్తాను, ఏదో చెప్పొచ్చు. అయో జాబు గాదు, మీరు చదువుకునే రోజుల్లో అది కూడా మీ ఫ్రెండ్ కోసం అంత రిస్క్ వసారంటే అసలు మాములు విషయం గాదు.
అయితే మేమి అవును. ఆ! అంతే కదండీ. మరి ఫ్రెండ్ చాలా ఇంపార్టెంట్. అందులోనూ అంతమంది ముందు వాడు షేమవుతున్నాడండి. ఏంటి క్లాసందరి ముందు. అయితే ఆరు వేలు ఇలా ఇచ్చేసి అంటే నేను, ఏం చేశానంటే అండి ఫోన్‌పే కొట్టసి అందరికిీ పంచు అనట్లేదు. వెంటనే వెళ్లి ఏటీఎంకెళ్ళి డబ్బులు తెచ్చేసామండి. ఎందుకంటే చేతికిస్తే లేదా అందరూ చూస్తుండకి ఇస్తే దానికి నిజంగా అసలైన బలం. 6000 అలా తెచ్చి అక్కడ బెంచ్ మీద అలా పడేసి మొత్తం అందరికి ఇచ్చేయి ఎవ్వడ ఈడికి రూపాయి ఇవ్వక్కర్లేదు అన్నానండి.
అదే గదా! ఓకే. అవును. అవును. ఓకే.
అనగానే మా క్లాస్ వాళ్ళు ఆళ్ళు షాకయిపోయారండి. వీడేంటి ఆ! అలా కాదు మామూలుగా రేయ్ రూపాయి అవసరం లేదు చెప్పాను కదా! తీసుకెళ్ళిపో. ఇంకోసారి ఈడి జోలికొచ్చారా బాగోదని జెప్పేసి ఇచ్చేశాను రిస్క్ అయితే అయిందని.
ఓకే. మరి మిగతా వాళ్ళు వాళ్ మిగతా వాళ్ళు గూడా డ అందరూ డబ్బులేశారు గదా! వాళ్ళు అందరూ తీసేసుకున్నారు వెంటనే. వాళ్ళు ఒద్దు ఒద్దని అనటంగాని ఏమనలేదా?
ఆ! డబ్ లేదండి. డబ్బులు చూడగానే ప్రతి ఒక్కడికి మైండ్ మారిపోద్ది కదండీ. పోన్లే అయితే చిన్న గొడవవ్వడం మా డబ్బులు బానే వచ్చేశాయి అన్నట్టు ఎవడికాడు తీసుకున్నాడు. అయితే వీడేం జేశాడంటే వీడు ఇంటికాడ ఈ గొడవయినట్టు కూడా కనీసం చెప్పలేదండి. కానీ, ఎప్పుడైతే ఈ సిచ్యువేషన్ అయిందో వాళ్ళింటికెళ్ళి వాళ్ళ నాన్నగారికి చెప్పాడంట, ఇలాగా నాన్న ఇలాగ 'అఖిల్' చా
అవునవును. ఓకే. ఓకే. ఓకే. వారం రోజుల క్రితం జరిగింది మాత్రం అప్పుడు చెప్పలేదు. ఇప్పుడు మీరు ఇలా డబ్బులు ఇవ్వంగాల్నే ఎళ్లి వాళ్ళ నాన్నకి జెప్పారు.
చెప్పేశాడు. ఎందుకంటే, మరింకా నేను అంత గొప్ప వ్యక్తిలా కనిపించానండి తనకి. అంటే ఇంత విషయంలో ఇంకేముందనేసి వెళ్ళి ఇంట్లో చెప్పేశాడు. ఇలాగ తను నాకు సహాయం చేశారంటే, వాళ్ళ నాన్నగారు కొంచెం అమాయకులండి. నెక్స్ట్ రోజు వచ్చారు. ''ఆ! బాబు చాలా థాంక్స్ అమ్మా ఈగోమ్మా డబ్బులిచ్చావంటా'' అని చెప్పి ఆరువేలిస్తే, అంకుల్ ఇదీ నేను నా ఫ్రెండ్‌గా అనుకొని వాడికి నేను చేసింది. <smacks lips> మీరిలా దీన్ని మళ్ళీ నాకిస్తే వాళ్ళకి నాకు ఏం తేడా ఉండదండి అర్థం చేసుకోండని చెప్పి వాళ్ళ జేబులోనే పెట్టేేశాను. కొంచెం చెప్పాలంటే వాళ్ళు ఆర్థికపరంగా కూడా కొంచెం తక్కువ.
ఓక్ అవునవును. ఓకే.
ఆ! అయితే వా అతను జోబిలోనే పెట్టసాను. అతనికి నమ్ముతారో లేదో, ఈడికి, అతనికి కంట్లో నీరొచ్చేసాయి. <smacks lips>
ఓకే. వాళ్ళ నాన్నగారికి, మీ ఫ్రెండ్‌కి.
ఆ! ఫ్రెండ్‌కి. నేనేం చేశాను, అయ్యయ్యో! అంకులు మీరు మరీ చేసేస్తున్నారు, లేదంకులు ఇదేంటి ఫ్రెండ్‌షిప్‌లో ఏముందని చెప్పేసి అతన్నక్కడికి పంపేసాను. నాకది చాలా రిస్కయింది. కానీ నేనుమైందంటే, ఇంట్లో ఎళ్ళి ఒప్పుకోవడం ఇదంతా చెప్పేశాను. కానీ నా లక్కేంటంటే ఇంట్లో వాళ్ళు నాక్కొంచం సపోర్ట్ చేశారు. ఏమి అనలేదు, ఏమి చేయలేదు.
ఓకే. ఓకే. ఓకే. మంచి పనే చేశావని చెప్పేసి వాళ్ళు గూడా
అన్నారు. అయితే వీడేం చేశాడంటండి మీరు నమ్మతారో, లేదో జీవితాంతం మర్చిపోకుండా వాళ్ళింట్లో వాళ్ళకి, వాళ్ళకి చెప్పాడమాట. అయితే వాళ్ళు ఒకసారి నన్ను ఊరులో చిన్న పండగుందంటే పిలిసి పిలిసారు. మీరు న
ఓక్ ఓకే. వాళ్ళ ఊర్లో, మీ ఫ్రెండు వాళ్ళ ఊర్లో.
ఉ ఆ! ఊర్లో. ఏండి, ఎలా చేశారంటే నాకు నిజంగా పండగలోని ప్రతి ఒక్కళు వాళ్ళ చుట్టాలాలు ఒచ్చి, "బాబు! ఇంత పెద్ద ప్రాబ్లమయితే నానికి నువ్వేనంట కదమ్మా చూసుకున్నావు. వెంటనే డబ్బులు ఇచ్చేవంట కదమ్మా! ఎవరో కొన్ని మాటలంటే నువ్వు తీసుకోలేదంట కదమ్మా! నువ్వే ఇచ్చావు కదమ్" ఏండి నిజంగా నాకేం బుర్ర పాడైపోయిందండి, ఏంటిదని. <smacks lips> అంటే వాళ్ళు ఆర్థికంగా అంత తక్కువ ఉంటడం, 6000 వేలంటండి, వాళ్ళ నాన్నగారు 20
అదే కదా! 6000 కొ కొన్ని, కొన్ని స మనకు తక్కువేమో గానీ, కొంతమందికి చాలా ఎక్కువండది ఆరు వేలు.
అవునండి. వాళ్ళ నాన్నగారు నెల మొత్తం పని చేస్తే 12,000 వేలండి వా అతనుకొచ్చేది. అంటే సగం, అంతే. వాళ్ళ జీవితంలో సగమించ ఏంటండి ఒచ్చి రిలేటివ్సాలొచ్చి నన్ను పొగిడేసి, నాకు మంచి మంచి వంటలవొండేసి, నిజంగా ఆ రోజు నేను అనుకున్నానండి. ఈ ఒక్క చిన్న రిస్క్ తీసుకోవడం నాకు ఇంత మంచి ఫలితం ఒచ్చింది. ఈప్
దాంట్లో సగ్ చాలా ఆయన జీవితంలో సగం. మీరు ఇవన్నీ ఏమినుకోలేదు. ఎన్ని ఎక్స్పెక్ట్ చేయకపోయినా గూడా, ఏది మీ ఫ్రె ఫ్రెండని చెప్పేసి రిస్క్ చేశారు, పోతే పోనీలే అని చెప్పేసి.
నిజంగా అండి. నాకొక చిన్న ఆశ్చర్యంలా వేసింది. ఏంటి నేను చేసింది నాకింతలా తిరిగొచ్చిందా అని. అయితే తను ఎప్పటికి మర్చిపోడు.
నిజంగా. మంచి చేస్తే ఎప్పటికైనా మనకి తిరిగి మంచే జరుగుతుందండి. ఎక్ ఎక్కడైనా సరే, ఏ విషయంలోనైనా సరే.
అ అవునండి. తనెప్పటికి మర్చిపోలేదు. ఇప్పటికి 10 సార్లా టాపిక్ చెప్తూనే ఉంటాడండి. నాకైతే ఆ రిస్క్ తీసుకోవడం నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. అవును.
నిజంగా. నిజంగా గ్రేటసల, ఆ విషయంలో మీరు. ఓకే. నిజంగానే. చాలా బాగా వివరించారు. మీరు రిస్క్ తీసుకోవటం వల్ల ఒచ్చిన ఆ ఫలితం ఏదైతే ఉందో, అది నిజంగా జీవితాంతం మీకు గుర్తుండుకుపోతది. ఆయనకి గుర్తుండిపోయి ఉండిద్ది. అది 2 ఆహ్, కుటుంబాలను కాపాడినట్టే చెప్పాల్సినా ఒక కుటుంబాన్ని కాపాడినట్టే. మళ్ళీ సమయం దొరికినప్పుడు ఇలాంటి విషయాల గురించి మళ్ళీ మాట్లాడుకుందామండి మనం. ధన్యవాదాలండి.
ధన్యవాదములండి.